ఆహా! అవునా!
దాని వలన ఆ వాటర్ ట్యాంక్ మీద నుంచి వాటర్ ఓవర్ ఫ్లో అయ్యి నిరంతరం పారుతూనే ఉండేది. ఆ ఊరంతా మొత్తం చుట్టూ ఆహ్, మనకి
అబ్బా! భలే ఉంటుంది గదా అది. కాకపోతే ఆళ్ళనేది ఆ! అవునవును. మరి ఏం చేశారు మీరు దాన్ని <giggles> కాపాడ్డానికి?
ఇవ్ వాటర్, వాటర్ వేస్టేజ్ ఉంటుంది గదండీ! <chuckles> <chuckles> ఏం చేశామంటే, ఆ వాటర్ వెళ్తున్న ప్లేసులలో మేము చెట్లు దెప్పించాం, ఆ ఊరి వాళ్ళతోనే. ఇలాగే చెట్లు మీరు దెప్పియండి మేం హ్మ్.
ఆహా! కానీ వాస్తవానికిప్పుడు ఆ పారే నీటి దగ్గర చెట్లు నాటు ఉంటారు. ఆహ్, కాకపోతే మరి ఆ నీళ్ళు అలాగే పోతున్నాయి కదా! అది బాగు చేయిచ్చడానికి చూడలేదా?
హ్మ్, హ్మ్. అవును. అవును. వె